ఓహో! అంటే ఆ రిస్క్ ఉంటుందని చెప్పి, ప్రయాణాలు, అవి వద్దని ఉంటారు మీరు.
హ్మ్. అవునవును. ఒక 1 ½ ఇయర్ అయింది, అప్పుడికి అయితే వద్దంటే, "లేదు ఇట్లా, ఆహ్, అందరం ఎళ్తున్నాం, నేను ఒక్కడినే కాదని" జెప్పి బయలుదేరారు. నాగ్‌పూర్ ఎళ్ళారు. నాగ్‌పూర్ ఎళ్ళిన తరువాత, గూడా అంతా ఫోన్ చేసారు. ఎట్లా అంటే, అక్కడ షాపింగ్ ఇట్లా స్వెటర్లు క దుప్పట్లు. అవి తక్కువకి వస్తాయి కదా!
హ్మ్. అవునవును.
అట్లా ఫోన్ జేసి, ఇవి తీసుకుంటున్నాను, అవి తీసుకుంటున్నాను అని నైట్ గూడ ఫోన్ జేసారు. అంటే, రేపు ఉదయం ఇంక, ట్రైన్ ఎక్కాలి. నాకూ ఆహ్, ఈర్ అంటే 7:30 వరకు ఫోన్ జేసారు...
ఆ!
ఫోన్ జేసిన తరువాత, అదే ఇట్లా "తినడానికి ఎళ్తున్నాను" అన్నారు. ఇంకా అయిపోయింది. అంటే, ఏడున్నర్
అప్పుడు ఏమైంది? అంటే, అనుకోని సంఘటన ఏదో జరిగి ఉంటుంది. హ్మ్.
ఆద్ ఏ హ్మ్. అది 12కి ఫోన్ వచ్చింది. మా బాబాయ్ దగ్గర నుంచి. ఆహ్, ఈ టైమ్‌కి ఎందుకు ఫోన్ జేస్తున్నారో అర్థం గాలేదు ముందు <tsk> కంగారు వస్తది గదా! ఆ టైమ్‌కి ఎందుకు ఫోన్ జేస్తున్నారా అని? అ
ఆ! అవునవును. ఆడ్ టైమ్‌లో వస్తే అందరికి కొంచెం టెన్షన్ అది ఉంటుంది. ఆ!
హ్మ్. అదేంటంటే, తినడానికెళ్ళి సడెన్‌గా పడిప్ కొలాప్స్ అయిపోయి, ఇదైపోయారు నాన్నగారు గూడా.
అయ్యో!
ఆ! అది దేశం గాని అంటే ఆహ్, మన ఊరు కాదు గదా! అసలే. హ్మ్, వేరే రాష్ట్రము. ఆహ్, అసలు ఎలా అంటే, ఇంక మాటలు లేవు, అంత ఇదైపోయింది. ఇంకా తీసుకురావడం గూడా జరిగింది, అంతా అయిపోయింది. ఆహ్, ఒక ఒక నెల తర్వాత ఏంటంటే, మళ్ళీ నేను అంటే డ్యాడీ కార్యక్రమం అయ్యేటప్పటికి నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. అంటే, అప్పుడే కన్సీవ్ అయ్యానని తెలిసింది. కానీ ఆ తర్వాత, అదంతా అయిపోయాక, నేను ఇంకా చెప్పాననమాట, మా హస్బెండ్‍కి. ఆహ్, ఇట్లా హారం ఇచ్చాను. హ్మ్. ఇచ్చాను, డ్యాడీకి అంటే పాపం ఏ మాటకి ఆ మాటండి. ఏం అనలేదు. ఆహ్, "ఒక్క మాట చెప్పాల్సింది గదా! నేనేమన్నా వద్దనే వాడినా" అని తప్ప, ఇంకొక మాట నన్ను, ఒక్క మాట గూడా అనలేదు.
వేరే, వేరే రాష్ట్రంలోని ఓహ్! ఆ! ఆ! ఇది ఆ! ఆహా! అవును.

ఆ! అంటే ఈ స్ట్రెస్ వీటి వలన, నీ పరిస్థితుల వలన. ఆ! జనరల్‌గా అలాంటివి అవుతూ ఉంటాయి అవి. ఆ! అది చాలా పాథటిక్ సిట్యుయేషన్ అండి. ఆ!
ఆ! హ్మ్. అవునవును. ఇంకా బాగా అసలు. ఎలా అంటే, ఇంకా మొత్తానికి పడిపోయాను. ఇంకా నేను చెప్పలేను. <giggles> అంటే, అంత ఇప్పుడు నేను చెప్తున్నా గూడా, కళ్ళమ్మట నీళ్లు తిరుగుతుందన్నమాట. అంత ఇదిలో ఎళ్ళిపోయాను. అయితే, తరువాత ఇంకా ఈ హారంది నోటీస్‌లు వచ్చినయంట అక్కడ ఇంటికి
హ్మ్. హ్మ్. ఓహో! ఆ! బ్యాంక్ వాళ్ళు పంపించి ఉంటారు. ఆ!
హ్మ్, పంపించున్నాను. అది మా దాకా తెలీదు, వచ్చిందని గూడా తెలీదు. ఆ వాచ్‌మెన్ అంటే, అక్కడ ఎవరు లేరు కదండీ ఆ ఇంటి దగ్గర. ఆ! ఎవరు లేరు కదా, వచ్చిందని గూడా తెలీదు. ఆహ్, లాస్ట్‌కి ఏంటంటే రేపు, రేపు విడిపిచుకోవాలి లేకపోతే ఆక్షన్ ఎసేస్తామని నాకు, నాకు అప్పుడు ఫోన్ ఒచ్చింది ముందు రోజు.
హ్మ్. అవునవును. ఆ! ఆ! ఆహా! అంటే, ఎవరు చేసి ఉంటారు?
అసల బ్యాంక్ వాళ్ళే చేస్తారు. అంటే, మీ నెంబర్ ఇవా ఆ! ఇవాళే దొరికింది మీ నెంబరు, మేము ఆల్రెడీ నోటీసులు పంపిస్తున్నాము. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, అట్లా, అట్లా ఎళ్ళి వాచ్‌మెన్‌ని గనుక్కుంటే, మీ నంబర్ తెలిసిందండి. రేపు ఇట్లా ఎసి అంటే రేపు శనివారం, అంటే సోమవారం ఇట్లా ఆక్షన్ ఎసేస్తాం మేము. ఆ
ఓహ్! బ్యాంక్ వాళ్ళే. ఓకే. ఆ! హ్మ్. అంటే! ఒక్క రోజు గ్యాప్ ఉంది మీకు. ఆ!
హ్మ్. ఒక్క రోజు గ్యాప్ ఉంది. ఆహ్, అసల ఎలా అంటే, ఇంక ఏం చేయాలో అర్థం కాలె. ఇంట్లో మా హస్బండ్ గూడా అప్పుడు లేడు. ఆఫీస్ కెళ్ళాడు.
అవును.
ఆ! ఇ ఏం జేయాలో అర్థం కాట్లే. ఇంకా నేనైతె హోప్స్ వదిలేసుకున్నాన. అంటే, ఇప్పటికిప్పుడు నా దగ్గర అన్ని లక్షలు లేవు తీసుకోడానికి. అది ఎలా అంటే, 10 లక్షల దాకా అవుతుందండి. అ అది తీసుకొని యేల ఆగ్ మా బంగారం రేట్ బట్టి గూడా ఉంటుంది గదా! మనకి. ఆ! హ్మ్. 8, 8 పాయింట్ సంథింగ్ ఇట్లా ఉంది. ఇంక మా హస్బండ్ ఏంటంటే, ఒక 6 దాకా అట్లా అరేంజ్ చేసాడు. అంటే, తన సేవింగ్స్ అయినా గాని, మేము ఒక ఫ్లాట్ తీసుకున్నది ఆపేసి, అట్లా అరేంజ్ చేసాడు. అంటే, బంగా నేనన్నా ఇంక వదిలేసేయండిలే పోతే పోయింది. ఇంక, నా వె అంతే ఏమో ఇంక అట్లా ఎళ్ళిపోయాను అన్నమాట, డిప్రెషన్ లాగా.
ఓకే. హ్మ్. అవునవును, అప్పుడు ఉన్న రేట్ అదిను ఉంటుంది. ఎ ఆ! హ్మ్. ఆ!